ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనిది మన బాల్యం. మన ఆనందాలు, మన సంతోషాలు ఎక్కువగా మనకు గుర్తుండేవి మన బాల్యంలోనే. అలా మీకు కూడా మీ చిన్నప్పుడు బాల్యమైన సంతోషాలు, ఆనందాలు ఏమైనా ఉన్నాయండి?
హ్మ్. ఖచ్చితంగా! అండి. నిజంగా అండి. చాలా చాలా ఉన్నాయండి. మీరు చెప్పింది కరెక్టే. మనము అంటే, ఈ రోజున ఎవ్వరన్నా ఇంత చిర స్థాయిలో నిలిచిపోయున్నా, ఎంత టాప్‌లో ఉన్నా కానివ్వండి, వాళ్ళు ఎంత బిజీగా వాళ్ళ పనులల్లో ఉన్నా కానివ్వండి, ఖచ్చితంగా! రోజులో ఒక్కసారైనా ఏదో ఒక సమయంలో ఆ చిన్ననాటి జ్ఞాపకాలు, చిన్ననాటి స్నేహితులు, చిన్ననాటి ఆ సందర్భాలనేవి ఖచ్చితంగా! ఒక ఫ్లాష్‌బాక్ లాగ కొ వస్తదనమాట. మనకి ఖచ్చితంగా! మన బాల్యం, మన బాల్యం అనేది. నాగూడా చాలా అద్భుతమైన! బాల్యం ఉందండి, చెప్పాలంటే. అంటే, ఇప్పటికే నేను ఎంత బిజిగున్నా కానివ్వండి. అప్పుడప్పుడు పనుకున్నప్పుడు <chuckles> నా కలలో కూడా నా బాల్యం వస్తూంటదండి చెప్పాలంటే.
అవునండి ఖచ్చితంగా! ఆ! ఇన్ ఓకె. ఓకె. అయితే మీ బాల్యంలో కొన్ని, కొన్ని సంఘటనలు మీకు ముడిపడి ఉంటాయి నన్నాయ
హ్మ్. చాలా ఉన్నాయండి. చాలా చాలా సందర్భాలు ఉన్నాయి. అయితే నేను మేము ఒకా 10 సంవత్సరాల క్రితమండి, ఒక పెద్ద బిల్డింగ్‌లో ఉండేవాళ్ళం. అంటే ఒక 5 ఫ్లోర్స్, 6 ఫ్లోర్స్ బిల్డింగ్ చాలా పెద్ద బిల్డింగుండేదనమాట. మా పాత ఇల్లు. అయితే దాదాపు 18 ఫ్లాట్లుంటాయండి. ఆహ్, బిల్డింగ్‌లో అంటే, మో మొత్తం 6 ఫ్లోర్‌లు కలిపి. ఉ ఫ్లోర్‌కి ఒక మూడేసుకున్న 18 ఫ్లాట్ల వరకుంటాయన్నమాట. అపార్ట్మెంట్ అండి. పెద్ద బిల్డింగ్ అనమాట.
అవును. అవు ఓకెనండి. ఓకె. ఓహో! ఓక్ అదొక అపార్ట్మెంట్ అండి? ఓకె. ఇప్పుడు అక్కండి మీరు చేంజ్ అయిపోయారా?
హ్మ్, చేంజ్ అయిపోయామండి దాదాపు ఒక ఇరవ ఆహ్, 20 కాదు. ఒక ప 10 సంవత్సరాలు అయిపోయండి. చేంజ్ అయిపోయి.
ఓకేనండి. ఆ!
అయితే ఆహ్, చాలా మంది అంటే ఫ్లోర్‌కి ఖచ్చితంగా! ఇద్దరు ముగ్గురు ఇంట్లలో నుంచి మాకు ప్రతిసారి అంటే, ప్రతి ఒక్కరు స్నేహితులే అండి. అంటే అప్పుడు చిన్న వయసు, చాలా చిన్న, చిన్న పిల్లలు ఉండేవాళ్ళు అన్నమాట. అలాగా హ్మ్.
ఓకే! ఆ అపార్ట్మెంట్ మొత్తంలో, మ ఏజులో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉండేవారు.
ఆ! చాలా మంది అండి ఆహ్, ద అంటే ఇంచుమించు నా వయసే అండి. ఒక ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అటు ఇటు. అంటే సేమ్ మా ఆహ్, నా జనరేషన్ పిల్లలు మాత్రమే ఉండేవాళ్ళు అన్నమాట పిల్లలు. <smacks lips> పిల్లలు.
ఆ! అవును. భలే! ఉంటాదండి. అలా అయితే మాత్రం.
నిజంగా అండి. అంటే నేను ఎప్పుటికీ మర్చిపోలేని, నా జ్ఞాపకం ఏంటి అని అంటే అండి, బాల్యంలో నా వేసవి సెలవలండి, సమ్మర్ హాలిడేస్ అనమాట.
ఆ! అవునన్ హ్మ్. పా ఆ! సూపర్ అండి.
అయితే ఆహ్, అందరికీ దగ్గర, దగ్గర ఒక ఆహ్, ఓ నెల 30 రోజులు అంటే, నెల 30 రోజుల ఆహ్, దాదాపు 2 నెలలు వచ్చాయండి. వేస వెకేషన్ అనేది, వేసవి సెలవులనేది. అయితే అప్పుడు నుంచి ఆహ్, మొదలుపెట్టామంటే అండి. మేము ఒక నెలకు ముందే ఆహ్, ప్లాన్ వేసేసుకునే వాళ్ళం అనమాట. "అరే! మనకి వేసవి సెలవులు వచ్చేస్తాయి. మనం ఇలా, ఇలా జేద్దం ఇలా, ఇలా జేద్దం" అని చెప్పి, రకరకాల ప్లాన్లు వేసేసుకొని అంటే, నెల ముందే మేము చాలా ఎక్సైటెడ్‌గా ఫీల్ అయిపోయి ఆహ్, చాలా ఎనర్జిటిక్‌గా ఉండేవాళ్ళం అనమాట అండి. అంటే రాబోయే హ్మ్.
అవునండి. ఖచ్చితంగా! ఓకే! అంటే, మీ అప్ మీ అపార్ట్మెంట్లో పిల్లలు, మీరు, మీ అందరు కలిసి, ముందే ప్లాన్ చేస్సేవారు. ఆహ్, ఇంకొక వచ్చేస్తుంది మనకు సమ్మర్ 2 నెలలు ఇలా ప్లాన్ <chuckles> చేయాలి. అలా చేయాలి అని.
హ్మ్. అవును. హ్మ్. <chuckles> నిజంగా, నిజంగా అండి. అంటే విపరీతమైన ప్లాన్‌లు అంటే, బహుశా మన ఆ! ప్రైమ్ మినిస్టర్ గారు, చీఫ్ మినిస్టర్ గారు కూడా అంత పెద్ద పే ప్లాన్లు వెయ్యరండి. మేము అట్లాంటి ప్లాన్‌లేసేవనమాట. అంత పెద్ద పెద్ద ప్లాన్లేసేసి ఏం చేయాలి? అక్కడ తినాలి, ఇక్కడ తినాలి, ఒకరోజు వీళ్ళింట్లో సినిమా చూద్దాం. ఒకసారి వాళ్ళింట్లో సినిమా చూద్దాం. అట్లా విపరీతమైన ప్లాన్‌లేసేసేవాళ్ళం అన్నమాట. అయితే మొత్తానికైతే అండి ఆహ్, లా వెకేషన్ అంటే, మన వేసవి క వేసవి కాలం, వేసవి సెలవుల కంటే ముందు చివరి రోజు ఉంటది కదండీ! స్కూల్ రోజు, ఆ రోజు మాత్రం ఫుల్ ఎక్సైటెడ్ అండి. ఫుల్ హ్యాపీ గుండేవాళ్ళం. అబ్బా! ఇంక ఇంటికెళ్ళిపోతాము. రేపటి నుంచి మొత్తం పండగే! పండగ! అనుకొని ఉండేవాళ్ళం <chuckles> అన్నమాట మేము. తర్వాత మొత్తం
ఆ! <laughs> అవునండి. అవును. ఆ! అవునండి. అవును. ఓకె, రేపటి నుంచి సెలవులు అన్న సమయంలో నుంచండి?
ఆ! రేపటి నుంచి సెలవులని అనుకున్న, ఆ రోజు నుంచండి చెప్పాలంటే.
అబ్బా! ఎంత బావుంటదండి! ఆ రోజు అవును.
నిజంగా అండి. అయితే ఆ రోజే మొత్తం, మేమంతా ఒక గుంపు కట్టేసి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎసి, "అయితే, మన షెడ్యూల్ ఇలాగ ఉండబోతుంది. మనం పొద్దున్నే 8:00 గంటల వరకు లేచి, ఇంట్లో వాళ్ళతోనే సమయం గడిపేసి ఇంక 10:00 గంటలకి మనం బయటకు రావాలి. పది పన్ 10 గంటలకి బయటకి రాగానే, కొంచెంసేపు క్రికెట్ ఆడతాము. క్రికెట్ ఆడిన తర్వాత ఆహ్, ఎలాగో మనకి లంచ్ టైమ్ అయిపోతది. లంచ్ టైమ్‌లో ఎవరింటికి వాళ్ళు ఎళ్ళిపోయి, మళ్ళీ కొంచెం సేపు, కొంచెం స కొంత సమయం ఆహ్, విశ్రాంతి తీసుకొని, కొంతమంది అంటే, మేము ఎలాగంటే, అండి చాలామంది పిల్లలు ఆహ్, స్కూల్లో ఉన్నప్పుడు ఆహ్, హాలిడే హోమ్ వర్క్ అనేది చాలా లాగ్ చేస్తూ ఉంటారండి. డిలే, డిలే చేస్తూ ఉంటారు. అంటే వేసవి క సెలవులు ఇప్పుడే వచ్చాయి గదా! ఓ వారం తర్వాత మొదలుపెడదాము, నెక్స్ట్ మంత్ మొదలుపెడదాము అని రకరకాల మంది అనుకుంటారన్నమాట. కానీ, మేము డే వన్ నుంచే అండి మా టైమ్ టేబుల్‌లో మేము పెట్టేసుకునేవాళ్ళం అన్నమాట. ఈ స ఈ సమయానికి మనము ఏదో ఒకటి హాలిడే హోమ్ వర్క్, అది కొంచెమన్నా గానివ్వండి, సగమన్నా కానివ్వండి ఎంతో కొంత మొదలైన పెట్టాలన్నమాట మనం.
హ్మ్. అవు అవు అవును. హ్మ్. అవునండి. అవును. ఖచ్చితంగా! అవునండి. హ్మ్. అవునండి, ఖచ్చితంగా! ఓకె. అంటే మీరు ఖచ్చితంగా! రోజులో హోమ్ వర్క్ అనేది కన్ఫామ్ చేయాలి అనుకునేవాళ్ళు.
ఖచ్చితంగా అండి. పక్కా చేసిన తర్వాతనే మనం బయటకి రావాలి. మళ్ళీ అంటే హోమ్ వర్క్ చేసిన తర్వాత వచ్చే సాటిస్ఫాక్షనండి ఆ సాటిస్ఫాక్షన్‌తొనే మనం చాలా బాగా ఆడుకోవచ్చనమాట.
అవునా అండి. ఎందుకంటే చాలా వరకు 99% మందీ ఎక్కువగా లేట్‌గ ఇంకొక 10 రోజులు ఉన్నప్పుడు, వారం రోజులు లేదా ఇంట్లో వాళ్ళతో రాయించేద్దాం. ఈ మైండ్ సెట్‌లోనే ఉంటారు. కానీ మీరు దానికి కూడా ఒక టైమిస్తున్నారంటే చాలా గ్రేటండి యాక్చువల్లి.
హుహు. హ్మ్. ఆ! నిజంగా. నిజంగానే. అంటే నాకు అట్లాంటి స్నేహితులు, అంటే ఆట పరంగానే కాకుండా చదువు పరంగా కూడా నన్ను ప్రోత్సహించే స్నేహితులు, ఎంకరేజ్ చేసే స్నేహితులు దొరకడం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తానండి. చెప్పాలంటే.
అవును. ఇది నిజవండి. ఏంటంటే అలాంటి స్నేహితులు దొరకడం అనేది నిజంగా మనం చేసుకున్న అదృష్టం అనాలి.
నిజంగా. నిజంగా అండి. వాస్తవం అది మాత్రం. అయితే ఆహ్, దగ్గర, దగ్గర అండి మనకి లంచ్ తినేసిన తర్వాత ఆ రెండు గం అహ్, 2:00 3:00 సమయంలో అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ పండుకుంటారండి చెప్పాలంటే వేసవి కాలం కాబట్టి. మేము ఏం చేసేవాళ్ళం అంటే ఎవరి ఇంట్లల్లో వాళ్ళు ఉండి అంటే అప్పటికి మిట్ట మధ్యాహ్నము విపరీతమైన ఎండగూడ ఉంటదండి చెప్పాలంటే.
అవును. అవును. హ్మ్. అవును. అవును, ఖచ్చితంగా. అవునండి.
అదేంటో మనం ఇంట్లోనే ఉండి ఒక 2 గంటలు నుండి 3 గంటల వరకు మన హోమ్ వర్క్‌కి కేటాయించామంటే మన హోమ్ వర్క్ ఫినిశ్ అయిపొతది. మనం చదువుకున్న వాళ్ళమయిపోతాము. పైగా తల్లిదండ్రులకు గూడా ఇంకొక ప్రశ్న ఎసే అవకాశం ఇవ్వమండి మేము. అంటే "మీరు హోమ్ వర్క్ చేయకుండా ఎందుకెళ్తున్నారని" చెప్పి ఎవరనేవాళ్ళు కాదన్నమాట.
హ్మ్. <laughs> అవును, అవును. అంతే కదండి. నిజం.
అంతే. ఎవరైనా చూపించిన మేము ఇది చదువుకున్నాం, మేము ఇది హోమ్ వర్క్ చేసుకున్నాం, ఎళ్లి ఆడుకుంటున్నాం అని చెప్పేస్తామన్నమాట ఎళ్లి. అయితే తర్వాత అండి, తర్వాత ఇంకా మాకు చిన్నప్పుడే టీ తాగే అలవాటుండిందండి. నాకు టీ అంటే చాలా ఇష్టం నాకు. అంటే దాదాపు ఒక ఎనిమిదో తరగతి ఏడు ఎనిమిదో తరగతి నుంచి తాగడం మొదలుపెట్టానన్నమాట నాకు విప్
అవునండి. ఆ! ఓకె. మీరు చిన్నప్పటి నుంచి టీ తాగేవారయితే. ఆ! ఓకె. అంటే ఇండియన్ అనిపించుకున్నారన్నమాట. <laughs> ఖచ్చితంగా అండి. ఖచ్చితంగా. ఆ!
<laughs> నిజంగా అండి. తెలుగు వాళ్ళము, ఇండియా వాళ్ళము అనిపించుకున్నామండి నిజంగా. అంటే నాకు చాలా ఇష్టమండి. అంటే టీ తాగడం వల్ల నాకు ఎంతో ఉపశమనం కానివ్వండి, ఆహ్, నాకేమైనా ఒత్తిడి, యాంక్సైటీ అట్లాంటివేమన్నా ఉన్నా ఎళ్ళిపోతూంట దన్నమాట టీ తాగడం వల్ల. అయితే అలాగా టీ తాగేసి దా ఒక 6కి మళ్ళీ బయటకొచ్చేవాళ్ళమండి. 6కి అంటే హ్మ్.
హ్మ్. అంటే మీరు అపార్ట్‌మెంట్ లోపలే ఆడేవారా? లేదా అపార్ట్‌మెంట్ దాటి బయటికెళ్ళేవాళ్ళండి?
అంటే ఎలాగంటే అండి, అప్పుడప్పుడు మరీ ఎండ కొడుతుందో లేకపోతే, వర్షం పడుతున్న సమయంలో కింద సెల్లార్ ఉంటదండి. సెల్లార్‌లో ఆడుకునేవాళ్ళమనమాట. సే లేకపోతే కొంచెం వెదర్ బాగుంది అని అనుకున్న సమయంలో బయటకెళ్ళి ఆడు ఆహ్, ఆడుకునే వాళ్ళమండి. అంటే బేసిక్‌గా ఎలాగంటే అండి, నాకు ఆహ్, నా బాల్యంలో ఒక సంతోషమైన జ్ఞాపకం ఏంటి అని అంటే, పిక్చర్‌లాగా వస్తదండి. ఒక ఇమేజ్‌లాగా వస్తదన్నమాట. ఆ ఇమేజ్ ఏంటి అని అంటే, ఒక మా పెద్ద బిల్డింగ్, ఆరంతస్తుల బిల్డింగు, దాని పక్కన పెద్ద మామిడి చెట్టు ఉండేదండి. చాలా పెద్ద మామిడి చెట్టు ఉండేదన్నమాట. అంటే...
ఆ! సూపర్ అండి. ఆ! ఆ! ఆ! అబ్బా! అబ్బా! చాలా బావుంటదండి అలాగైతే.
చాలా చాలా బావుంటదండి. ఒక 70% బిల్డింగ్ వరకు అది కవర్ చేసేస్తాదండి. అంతే నాలుగో ఫ్లోర్ వరకు వచ్చేస్తదన్నమాట. అంత ఎత్తున, అంత లావున ఉండేదన్నమాట మామిడి చెట్టు. దాని పక్కనే ఒక పెద్ద ఒక ఆహ్, 200 గజాల భూమి ఓపెన్ ప్లాట్ ఉండేదండి దగ్గర, దగ్గర...
ఓహ్! ఓహ్! ఆహా!
అక్కడ కొంచెం అప్పుడప్పుడు అక్కడే క్రికెట్ ఆడేవాళ్ళము. అంటే నాకు బాల్యం ఏంటి? అని అంటే సంతోషమైన జ్ఞాపకం ఏంటి? అని అంటే ఆ బిల్డింగ్, ఆ ఓపెన్ ప్లేస్, ఆ మామిడి చెట్టు గుర్తొచ్చేస్తాయన్నమాట.
అ! నిజంగండి. మీరు ఇప్పుడు నాకు చెప్తుంటే మీకు ఇమేజ్ మైండ్‌లోకి వస్తుందో లేదో పక్కన పెడితే నాకైతే అలా ఇమేజ్ వచ్చేస్తుందండి. <chuckles> ఎందుకంటే, చాలా బావుందండి. ఏంటంటే అంత పెద్ద మెయిన్, మెయిన్ ఆ పెద్ద మామిడి చెట్టు ఉండడం, సమ్మర్‌లో అంటే నిజంగా అది ఒక <smacks lips> లక్ అని చెప్పాలి. దాంతో పాటు ఖాళీ ప్లేస్ ఉంది చూశారా? మనం ఎంత ఆడుకున్నా హ్యాపీగా ఆడుకోవచ్చు అలాంటి ప్లేస్‌లో. నిజంగా బావుందండి. ఆ!
హ్మ్. <laughs> అయ్యింది. నిజమె. హ్మ్. నిజంగా. నిజంగా అండి. చాలా ఎంజాయ్ చేసేవాళ్ళము. ఇప్పుడు తలుచుకుంటుంటే అదే అనిపిస్తుందనమాట. అది బాగా అంటే అయిపోయే రోజులు చకచక అయిపోయాయి. టకటక అయిపోయాయి. ఒక్కసారి మళ్ళీ ఛాన్స్ దొరికితే టైమ్ మెషిన్ అంటూ ఉంటారు కదండీ మనకి, టైమ్ మెషిన్ లాంటివి ఏమన్నా దొరికితే ఒక్కసారి ఎళ్ళిపోయి, అక్కడ మళ్ళీ ఎంజాయ్ చేసి తిరిగి రావాలని ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుందన్నమాట.
అవును. అవును. అవునండి, అవునండి. ఎందుకంటే ఎండి ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే మనకి ఒకప్పుడు వేరు, ఇప్పుడు సినిమాల్లో, ఎక్కువ బాల్యం కోసం గుర్తు చేసేవి, బాల్యం కోసం గుర్తు చేసే పాటలు, ఇవి చాలా ఎక్కువస్తున్నాయండి. ఇప్పుడు మనకి చూస్తున్నట్టయితే 'ఆ రోజులు మళ్ళీ రావు' అని సాంగ్ ఉంది. ఇలాంటివన్నీ ఈ మధ్య కాలంలో బా వస్తున్నాయి. ఎందుకంటే మనం మన చిన్నప్పుడు బాల్యాన్ని బాగా మిస్ అస్తున్నామండి. అందుకని ఎక్కువగా ఇలాంటివస్తున్నాయి. ఆహ్, దీనితో పాటు మనం బాగా గమనిస్తే అవునండి.
హ్మ్. హ్మ్. ఆ! అవునండి. నిజంగండి. నిజంగండి. మనమే కాకుండా అవునండి. అయితే మనమే గాదండి మనమే గాకుండా డైరెక్టర్ గారు మ్యూజిక్ డైరెక్టర్ గారు గూడా అంటే వాళ్ళు గూడా మిస్ అయిపోయి ఇట్లాంటి పాటలు చేస్తూ ఉన్నారన్నమాట చెప్పాలంటే. <chuckles>
అవునండి. <chuckles> ఎందుకంటే వాళ్ళు కూడా బాల్యం నుండి వచ్చిన వాళ్ళే కదా!
నిజంగా. నిజంగండి.
అవునండి. నెక్స్ట్ మనకి బాల్యంలో ఎక్కువగా కొన్ని కొన్ని ఫుడ్ కొన్ని కొన్ని ఐటెమ్స్ అవి మనం తింటూ ఉండేవారం. <smacks lips> మనం అవి తిన్నప్పుడు నిజంగా అవి మనకి ఇప్పుడు లేవే అయ్యో! అవి ఉంటే బావున్ను, అనేవి చాలా అనిపిస్తుంటాయి. ఈ మధ్య అవి కూడా ఎక్కువ వస్తున్నాయి మీకు అలా ఏవైనా ఉన్నాయండి?
హ్మ్. అవునండి. అవునండి. అంటే నాకు ఒకటుండిందండి. అంటే ఇప్పుడు అది ఎక్కడ దొరకట్లేదనమాట. అంటే చిన్నప్పుడు కుర్కురేస్ ఇప్పుడు దొరుకుతున్నాయండి. కుర్కురే చిప్స్ ప్యాకెట్స్ ఉండేవి గదా! మనకి. అది ఇప్పటికి వస్తున్నాయి. కానీ హైదరాబాదీ హంగామా అని చెప్పి బ్రౌన్ కలర్ ప్యాకెట్ వచ్చేదండి ఒకప్పుడు.
అవునండి. అవునండి. అవును. ఓకె. ఈ కుర్కురేలా ఉంటుందండి?
కుర్కురేలోనే ఒక ఫ్లేవర్ అండి అది చెప్పాలంటే. అంటే గోటూ గొట్టాల లాగా వస్తాయి కదండీ! కుర్కురేలు మనకు ప్యాకెట్‌లో అదీ.
ఓకే! ఆ! అర్థం అయిందండి, అర్థమైయింది. గుర్తోచ్చేసింది.
హ్మ్, అది హైదరాబాద్ హంగామా అని చెప్పి, బ్రౌన్ కలర్‌లో ఒక ప్యాకెట్ వచ్చేదండి. మరి ఏం జరిగిందో, ఏమో ఇప్పుడైతే అవి రావట్లేదు. అది కాకుండా అన్ని ఫ్లేవర్స్ వస్తున్నాయండి. అది ఎలాగంటే, అండి ఇప్పుడు సాయంత్రం రాగానే మేము అంటే, చిప్స్ తినుకుంటా, మా ఫ్రెండ్స్‌తొని క్రికెట్ ఆడడం అట్లాంటివి ఆహ్, చేస్తున్నప్పుడు లేకపోతే ఎవరి ఇంటికి ఇంటికెళ్ళిన్న సినిమాలు లాంటివో వీడియో గేమ్స్ లాంటివి ఆడుతున్నప్పుడు, ఖచ్చితంగా మేము ఆ హైదరాబాది హంగామా రూ. 20 ప్యాకెట్ పెద్దది కొనుక్కొని తె వచ్చేవాళ్ళం అండి, చెప్పాలంటే. అందరము
అయ్యో! ఆ! అవును. ఆ! అంటే మీకు ఫుల్‌గా టైమ్ పాస్ అయిపోయేది అది గాని కొనుకుంటే మాత్రం.
నిజంగానే వీడియో గేమ్స్ ఆడుకుంటూ, అట్లా మంచిగా కాలక్షేపం చేసుకుంటూ, తింటూ ఉంటే, అంటే ఆ అభి ఆ రుచి ఏమన్ ఆహ్, ఏదైతే ఉందో ఇప్పటికీ నా నోట్లో ఉందండి చెప్పాలంటే. చాలా చాలా బావుండేదన్నమాట. అది తినుకుంటా
నిజంగా అండి. ఆహ్, మీరు ఇప్పుడు గేమ్స్ అంటే, నాకు గుర్తు వచ్చింది అండి. ఆ చిప్ లాంటిది ఒకటి చిన్నది ఉంటుంది. అది గేమ్ పెట్టుకొని, మనం ఆడుతుంటే, నిజంగా ఆ గేమ్స్ ఆ మారియోగాని, ఆ కౌంటర్ స్ట్రైక్ గాని నిజంగా అండి. అలాంటి గేమ్లు నిజంగా ఇప్పుడు లేవండి. నిజం చెప్పాలంటే.
హ్మ్. హుహు. హ్మ్. నిజంగా అండి. నిజంగానే అవన్నీ ఎళ్ళిపోయాయి. మీరు చెప్పినట్టు, ఇంకోక గేమ్ ఉంటదండి. గన్ కూడా ఇచ్చేవాళ్ళు దానికి, డక్ హంట్ అని చెప్పి. నిజంగానే.
<smacks lips> అబ్బా! సూపర్ ఉంటుందండి అది. ఏంటంటే, డక్స్ పైకి లెగుస్తుంటే, వీళ్ళు గన్‌తో షూట్ చేస్తే, కిందన ఫాక్స్ తినేస్తూ ఉంటుందది.
ఆ! నిజంగానే. అది చాలా నోస్టాల్జియా అనిపిస్తాయండి, చెప్పాలంటే. పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి, మన బాల్యం అంతా ఒక్కసారిగా గుర్తొచ్చేస్తదనమాట. మేమె ఎక్కువగా ఏంటంటే అండి ప్లే స్టేషన్ ఆడేవాళ్ళం అండి, చెప్పాలంటే.
వాహ్! అవును, నిజంగా. అవునండి.
ప్లే స్టేషన్ త్రీ, ప్లే స్టేషన్ టూ వంటివి ఆడి, అంటే దాంట్లో రకరకాల గేమ్స్ అండి మనకి ఎలాగంటే, మోర్టల్ కాంబ్యాట్ అని చెప్పేసి జీటీఏ అంటే, గ్రాండ్ తెఫ్ట్ ఆటో ఫోర్ అని చెప్పి హ్మ్. నన్ను
అవును. జీటీఏకి ఫ్యాన్స్ అండి ఏంటంటే, మనమే కాదండి ప్రపంచం అంతా ఫ్యాన్స్. ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళింట్లో జీటీఏ అనేది, అదొక పిల్లలకి వ్యసనం ఏకంగా. <chuckles>
హుహు. అంత్ అంటే, అది లేకపోతే ఇల్లే ఉండదండి, చెప్పాలంటే. అంటే, బియ్యం లేకపోయినా, పప్పు లేకపోయినా ఇల్లుంటదేమో గాని జీటీఏ లేకుండా మాత్రం ఏ ఇల్లు <chuckles> ఉండదన్నమాట, పిల్లలు ఉన్న ఇల్లు.
ఖచ్చితంగా అండి నిజంగా. ఏండి, మీరు నమ్ముతారో లేదో నేను కూడా చాలా దారుణం ఫ్యాను, ఇప్పుడు నేను ప్లే స్టేషన్ ఫైవ్ వాడుతున్నానండి. ఇప్పుడు జీటీఏ ఫైవ్ వాడుతున్నాను. 6 వస్తుంది, అది ఎప్పుడు కొందాం అని వెయిట్ చేస్తున్నానండి. అంత పెద్ద ఫ్యాన్ అండి నేనైతే, జీటీఏకి.
హుహు. ఓకే. నిజంగా అండి, నేను కూడా జీటీఏ సిక్స్ ఎప్పుడెప్పుడు వస్తాదా అని చేస్తున్నా. అది దాదాపు 3, 4 సంవత్సరాల నుంచి వస్తది, వస్తది అని చెప్తున్నారు గానీ, అది ఎప్పుడు వస్తదో తెలీదండి ఇంకా.
అవునండి. భారీ బడ్జెట్ పెట్టారు కదండీ! ఇప్పుడు, సీడీ రెడీ అవుతుంది. నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్‌లో అంటన్నారు మరి.
అవును. హుహు. అంటే మనకి న్యూ ఇయర్ వరకు వచ్చేస్తదన్నమాట, ఖచ్చితంగా.
ఆ! న్యూ ఇయర్ కాదు గానండి, సమ్మర్ లోపు స్టార్టింగ్‌లో రావచ్చు. అంటే, ఒక 2, 3 మంత్స్‌లో వచ్చేస్తాదన్నారు. బట్, సమ్మర్‌కి అవైలబుల్ ఉంటది.
ఓకే ఓకే ఓకే. ఓకే. అంటే, దాదాపు ఫెబ్ ఓకే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఆ సమయంలో వట్సే వచ్చేస్తది అన్నమాట.
ఖచ్చితంగా, ఖచ్చితంగా.
అద్భుతమండి! అ అదే అండి, ఇంకా అలా గేమ్స్ ఆడుకుంటూ కొన్ నైట్ అయిస్ అయిపోయేసరికి, ఎలాగో క్రికెట్ ఆడాలంటే, బాలు కనిపిచ్చదు మనకి చీకట్లో. అలాంటి సమయంలో ఏం చేసేవాళ్ళమంటే అండి, మేము ఆహ్, హైడ్ అండ్ సీక్ లేకపోతే దొంగ పోలీస్ అని, వాల్ టచ్ అని, చైన్ కట్ అని, లాక్ అండ్ కీ, ఐస్ అండ్ వాటర్ అని చెప్పి రకరకాలుగా ఆడుకునేవాళ్ళము. తర్వాత, మేము చాలా చిలిపి పనులు గూడా చేసేవాళ్ళమండి. ఎలాగంటే, మాకు 18 ఫ్లాట్లు కదండీ! మేమ్ నేను ఇందాక చెప్పినట్టు, అలాగా ర్యాండమ్‌గా ఒక ఫ్లోర్‌కి వెళ్ళిపోయి తలుపు కొట్టేసి పారిపోయేవాళ్ళమండి, టెర్రస్‌కి. అలాగా అందరూ ఒకసారేమో పేరెంట్స్ అందరూ, ఒక మీటింగ్ పెట్టుకొని "ఖచ్చితంగా వీళ్ళని పట్టుకోవాలి" ఏమోమో వాళ్ళేమో అనుకుంటున్నారు భయపడి, మేమే దొంగలం అని చెప్పి వాళ్ళకి తెలియదన్నమాట అప్పుడు.
అది నిజమే అండి. అవును, అవును. ఆ! అవునండి. అయ్యో! ఏంటండి బాబు. అవునండి. చాలా బాగుంది అండి. ఆహ్, ఒ అయ్యో! అంటే, మన పిల్లలే మనకంటే పర్లేదు గానీ, బయటోళ్ళు ఏమో అనుకుని భయపడుతున్నట్టున్నారండి. అయితే, మెయిన్ మొత్తం అంతా చేస్తుంది మీరేమాట!
నిజంగా, నిజంగా. అంతే అండి, మొత్తం మేమే. ఆహ్, ఈ మీటింగ్‌లో మేము కూడా ఉండి, అరే అవునవునవును అని చెప్పి మాకు ఏమి తెలియనట్టు, మేము బిహేవ్ చేసేవాళ్ళమన్న మాట అక్కడ. <chuckles> అంటే, అవన్నీ జ్ఞాపకాలండి. ఇంకా మళ్ళీ ఆహ్, వేసవి కాలం అంటే ఖచ్చితంగా మామిడికాయండి, మనకి. మ్యాంగో, మ్యాంగో జ్యూస్ లాంటివి అవన్నీ తినుకుంటా, ఇంకా మా స్నేహితులు అందరూ కలిసండి, ఖచ్చితంగా ఆ వేసవి కాలంలో, వేసవి సెలవుల్లో నాలుగు సార్లన్నా వాటర్ పార్క్‌కి వెళ్ళేసొస్తామండి. అంటే మనకి వండర్‌లా, ఓషన్ పార్క్, జలవిహార్ లాంటివి ఉంటాయి గదండీ! అలాగా
<laughs> అవునండి, నిజంగా. ఆ! నిజం అండి. హ్మ్. ఆ! ఓకే. అంటే మీరు, ఫ్యామిలీతో వెళ్తారా? లేకపోతే, ఫ్రెండ్స్ అందరు కలిసి వెళ్ళేవారా?
అంటే ఫ్యామిలీతోనండి. అప్పుడు మేము చాలా చిన్న పిల్లలం కాబట్టి, మొత్తం ఫ్యామిలీతోటే, యెళ్లి వచ్చేవాళ్ళమన్నమాట. అలా ఆహ్, మొత్తం వేసవి కాలంలో, వేసవి సెలవుల్లో కనీసం మూడు, నాలుగు సార్లన్నా యెళ్లి వచ్చేవాళ్ళము. ఇంక ప్రతిసారి ఒక మేమందరం కలిసి ఉంటే, కలిసి వచ్చినప్పుడు అదొక విందులాగా, కనులు పండుగలాగా ఉండేదన్నమాట అండి. అదే నాకు ఎప్పుడన్నా, బాల్యం అనగానే నాకు అదే గుర్తొచ్చేస్తదండి, ప్రతిసారి.
అవునండి, అవును. నిజంగా అండి. ఏంటంటే, ఆ కన్‌ఫార్మ్ మనం అలాంటి వాటర్ పార్క్‌లకి ఎళ్తే, ఈ వేడిలోని సడెన్‌గా ఎళ్ళి ఆ చల్ల వాటర్ల అవి ఎలితే నిజంగా ఆహ్, ఫీలే వేరు కదండి!
హ్మ్. చాలా అద్భుతంగా ఉంటాదండి నిజంగా. అద్భుతంగా అంటే, అద్భుతంగా ఉంటుందన్నమాట, వెళ్తే.
అవును. నిజంగా చెప్తున్నానండి, మీతో మాట్లాడుతున్నప్పుడు, మీరు చెప్తున్నది నా కళ్ళ ముందు ఎలా కనిపిస్తుందో, నా చిన్నప్పుడు జ్ఞాపకాలు కూడా, ఆగకుండా గుర్తొచ్చేస్తున్నాయండి. <smacks lips> ఏంటంటే నేను చేసినవి, నేను వెళ్ళినవి, ఈ వాటర్ పార్క్, అనడం, ఆ జీటీఏ అనడం, నిజంగా ఎంత ఆనందంగా కలిగి ఇప్పుడు మీరు టైమ్ ట్రావెల్లో నన్ను చిన్నప్పటికి తీసుకెళ్ళిపోయినట్టు అనిపించిందండి. నిజం నిజంగా చెప్తున్ననండి, మీతో మాట్లాడటం నాకు చాలా ఆనందంగా ఉందండి. ధన్యవాదములండి.
హ్మ్. అయ్యో! హ్మ్. అయ్యయ్యో! అదే, ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం, ధన్యవాదాలు.